సాధారణంగా మనం ఏదైనా పని మొదలుపెట్టాలనుకున్నప్పుడు మెంటార్ ఉంటే మనకు ఎంతో సులువుగా ఉంటది గదా! అయితే ఒక మంచి మెంటార్‌కున్న లక్షణాలేంటి? అండ్ మీరు మీరు ఎంచుకోవాలంటే మీరు మెంటార్‌లో ఎలాంటి లక్షణాలు చూసి ఎంచుకుంటారో మాకు వివరంగా చెప్తారా?
ఆ! తప్పకుండా అండీ. అంటే ఆహ్, మెంటార్ అంటే ఎవరు అంటే అండి మన మన మిస్టేక్స్‌ని మనల్ని అద్దంలో చూపెట్టేవాడండి <giggles> మన మెంటార్ అనేటోడు. ఆ మనసు
యస్. యస్. అంటే అది కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలండి. ఏంటంటే ఫీలవుతారేమో అని మళ్ళీ అన్ని పాజిటివ్‌గా చెప్తే అది వేస్ట్ గదా! <sniffs> <coughs> <sniffs> అవునా! <chuckles> అవును.
అది అది వేస్ట్. అది అవి మెంటార్ ఎందుకంటారండి వాళ్ళని ఫీల్ అవుతారని <giggles> మన మన ఎమోషన్ దేన్ని పట్టించుకోకుండా చూసి మనల్ని మిస్టేక్స్‌ని చెప్పేటోడే మెంటార్ అవుతాడండి. ఆహ్, మన స్ట్రెంగ్త్‌ని కూడా గుర్తించేవాడండి మెంటార్ అంటే. హ్మ్. ఆ! మన లైఫ్‌లో మనం ఏ విధంగా ఫా చేయాలి అనేది కూడా మెంటార్ అనే ఆయన మనకి ఒక డ్రాయింగ్ ఏసి చూపెడతాడండి మనకి. ఒక అంటే <smacks lips> ఇది ఈ ఈ విధంగా ఇంకా మనకి కాన్ఫెన్స్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తాడండి మెంటార్ అనే ఆయన. ఆహ్, మీరన్నట్టు మెంటార్‌ని ఎలా ఏ విధంగా చూజ్ చేసుకుంటారంటే ఇ ఇ ఇవన్నీ చెప్తానండి నేను. ఇలా చెప్పేటాయన ఉండాలి నాకు అని. ఇంకా మనకి కొన్ని గుణాలు కూడా అండి కొంత కొంతమంది మెంటార్స్ ఎంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయితారండి మనకి వాళ్ళు చాలా దగ్గరైపోతారు. మీరు 8 వసంతాలు మూవీ చూసారా అండి?
అవును. యస్. యస్. ఓకే. యస్. యస్. యస్. అవునండి. లేదు. చూడలేదు. <giggles>
<chuckles> ఓకే. ఫైన్ అండి. ఆ మూవీలో ఆ హీరోయిన్‌కి ఒక వాళ్ళ మాస్టరు ఉంటాడండి ఆయన. ఆయన ఫ్రమ్స్ చిన్నప్పటి నుంచి ఆమెకి ఎవ్రీథింగ్ నేర్పిస్తాడండి ఆ మాస్టరు. మెంటార్ అంటే అలాంటి ఆయనండి అ అలా ఉండాలని నాకనిపిచ్చిందండి. చా
ఓకే. ఓకే. అంటే ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా, ఎమోషనల్‌గా అన్ని రకాలుగా స్ట్రాంగ్ చేయాలి ఒక మనిషిని.
ఆ! పర్సనల్ ఎమోషన్ అన్ని అ అవును. అ అదే అండి. ఆ దాంట్లో కూడా వుమెను వుమెన్ ప్రాస్పెక్టీవ్‌లో అది బావుంటుందండి. ఆ మూవీ మీరు చూడండి బావుంటది.
అంటే కొంతమందన్నారు అబ్బా! ల్యాగుంది, సోదుంది. <chuckles> అంటే ఇంకా చూడలేదసలు '8 వసంతాలు'. ఆహ్, తను ఆహ్, అదేంటి 'మధురం' డైరెక్టరని నాకు తెలుసు ఆహ్, 'మధురం' తెలుసా మీకు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్ము? 'చాందిని చౌదరి'.
సోదా! <chuckles> హ్మ్. ఓకే. ఓకే. ఆ! లేదండి. లేదు నాకు డైరెక్టర్ నేను చూడలేదు గాని మూవీ నాకు చాలా నచ్చిందండి. చాలా బావుంది. ల్యాగ్ అది కాదు ఈ మెంటార్ విషయానికొస్తే అలాంటోళ్ళుండాలని అందులో తెలుస్తదండి. మంచి ప్రొఫెసర్ ఉంటాడాయన, మంచి మెంటార్ ఉంటాడు, మంచి గైడ్ జేసే ఆయన ఉంటాడండి, డిసిప్లిన్ నేర్పించే ఆయన ఉంటాడు. ఆమె సక్సెస్‌ని కూడా తన సక్సెస్‌లాగా భావించే ఆయన ఉంటాడండి ఆయన అక్కడ. ఆ! ఆ! స హ్మ్. ఆ సక్సెస్ గురించి బాగా చెప్తాడండి. అంటే తనకు ఆహ్, మెంటార్ ఆ మాస్టర్‌కి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఆహ్, నేనిక్కడే ఉంటానండి నేను. అంటే ఆమెకి లాస్ట్ బ్లాక్ బెల్ట్ నేర్చుకోవడం ఉంటుందండి. కరాటే అన్నీ నేర్చుకుంటుంది తను. కరాటే నేర్చుకోవడం ఉంటే ఆహ్, చెప్తాదన్నమాట నేను పర్లేదు మాస్టర్ మీతోటే ఉంటానంటే నేను నీకు బ్లాక్ బెల్ట్ ఇచ్చాకనే చనిపోతా ఏం చావనులే ఆయనకి హార్ట్ అటాక్ ఉంటుందన్నమాట. అని ఆయన
ఓకే, ఓకే. <giggles> ఓకే. ఓకే. గుడ్. గుడ్. ఓకే. ఓకే. ఎవరు యాక్టర్ ప్లే చేసిందెవరు?